రోజులు మారుతున్నే కొద్దీ పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఈ ఫోన్లు వాడడం, ఫోన్లు చూడడం, ఇదంతా ఎక్కువైపోతుంది.
హ్మ్. అవునండి.
ఆ! ఈ రోజుల్లో అలాంటివి తగ్గించడానికి డిజిటల్ మీడియా నుంచి దూరంగా ఉండడానికి, పిల్లలకి అవి దూరంగా పెట్టడానికి మీరేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా?
హ్మ్. ముఖ్యంగా ఆ! ఏంటి అంటే ఇంతకుముందు మేమంతా కూడా అసలు ఫోన్‌లు, టీవీలు చూసి ఏం పెరగలేదండి. చక్కగా బయట ఆడుకొని ఇంట్లో వాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఆ! అలానే ట ఆహ్, సమయం అనేది గడిచిపోయింది. కానీ ఈ రోజుల్లో ఈ బిజీ బిజీ జీవితాల్లో, ఫోన్ అనేది అసలు శరీరంలో భాగం అయిపోయిందని చెప్పొచ్చు. అయితే ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ మీద ఆ పనికి సంబంధించిన వస్తువు తీసుకెళ్తారో లేదో తెలీదు కానీ! ఫోన్ మాత్రం తప్పకుండా పాకెట్‌లో ఉండిపోతది.
హ్మ్. అవును. బాగా చెప్పారు. నిజమది. అవును.
అయితే, అయితే పిల్లల్ని చూసుకుంటే గనక పిల్లలకి ఎలా తెలుస్తదండి? ఫోన్‌లో వీడియోస్ వస్తాయి. రైమ్స్ వస్తాయి. అని ఏదైనా పెద్దవాళ్ళు చెప్తేనే కదా! తెలుస్తది. ఆ! ఆ! అవును. ఈ పిల్లల అల్లరి భరించలేకనో, లేకపోతే పేరెంట్స్ బాగా బిజీ అవ్వడం వల్లనో ఏదో ఒక రూపేణ ఈ ఫోన్‌లు అనేవి పిల్లల చేతికి వెళ్ళిపోతున్నాయి. ఈ
అంతే కదా! ఫస్ట్ మనం ఇస్తేనే కదా! రెండోసారి వాళ్ళు నాకిది కావాలి <chuckles> అని ఏడుస్తారు. అంటే దీనిలో తప్పు పెద్ద వాళ్ళదే అంటారు. <chuckles>
తప్పకుండా అండి. యా 50% పెద్ద అసలు పిల్లలదేమని చెప్పలేము. పెద్దవాళ్ళది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ అన్ని క్రియేట్ చేసుకున్నది పెద్దవాళ్లే కదా! ఇద్దరు ఉద్యో ఉద్యోగానికి వెళ్ళాలి, తప్పకుండా. ఆహ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ఆహ్, అదేం సుఖమైన జీవితం కాదు. ఏ టైము పిల్లలకి కేటాయించాలి? ఏ టైం ఇంట్లో వంటకు కేటాయించాలి? ఏ టైం జాబ్‌కి కేటాయించాలి? అని పార్టిషన్ చేసుకోవడం కూడా చాలా పెద్ద హెడేకే.
<laughs> హ్మ్. అవును. వాస్తవం. అవును. నిజం అది.
అంతే గాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళని గనుక చూసుకుంటే ఒ ఒక్కోసారి మా ఇంట్లో వాళ్ళే చెప్తారు. న నేను ఫోన్ ఇవ్వద్దు అన్నా గూడా, "పాపం కాసేపు చూడనివ్వు" <chuckles> అనంటారు. "పాపమా? చూడనివ్వాలా? ఏంటి మాకు ఫోన్‌లు చూపించే పెంచారా ఏంటి? అది చూడకపోతే ఏమన్నా అవుతుందా? అదేమన్నా ఫుడ్డా! బెడ్డా!" అని మేము
అయ్యో! ఆహా! అంటే ఇప్పుడు మీ పిల్లలకి కూడా ఇస్తారా అయితే ఫోన్స్?
ఆ! ఇస్తారండి. ఏమ్ మేము వద్దన్నా మేము ఒక్కోసారి మా పనికి ఆహ్, పని విషయంలో తప్పక ఇవ్వాల్సిన ఆహ్, సిట్యువేషన్ వస్తది. మా పెద్దవాళ్ళైతే చక్కగా వాళ్ళు కూర్చొని ఆడిపియచ్చు గదా! వాళ్ళు "పాపం కాసేపు చూడనీ ఫోన్ చూస్తారు" అని చెప్పెసి ఇస్తారండి. ఇగేంమనాలి? <chuckles> అంటే హ్మ్.
అవునవును. ఆయ్. అయ్ అంటే ఇప్పుడూ వాళ్ళకంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి అనంటే కొంచెం ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అయిపోతదో వీళ్ళు బుర్ర తినేస్తారేమో! లేదా ఏమన్నా పగలగొట్టేస్తారేమో!
ఆ! అందులోనూ ఈ పెద్దవా కరెక్టే, కరెక్టే. అందులోనూ ఈ పెద్దవాళ్ళు చెప్పేది ఇంకో పాయింట్ ఉందండి. "ఈ కాలం పిల్లలు వేరు. మేము పెంచిన పిల్లలు వేరు. మేము పెంచిన పిల్లలు కూర్చోమన్న చోట కూర్చునే వాళ్ళు. పెట్టింది తినేవాళ్ళు. ఈ కాలం పిల్లలు అట్లా గాదు. మరీ దూకుడుగా ఉన్నారు. పెట్టింది ఏదీ వద్దంటున్నారు" అట్లని చెప్తున్నారండి. అంటే ఈ ఇప్పుడు ఈ రోజుల్లో రిక్‌వైర్‌మెంట్స్ అన్నీ మారిపోయాయి. పిల్లలకీ ఇ ఇది కావాలి, అది కావాలి అన్నీ ఆహ్, పెద్దవాళ్ళు నేర్పియడం వల్లనో, లేకపోతే వాళ్ళంతట వాళ్ళే అట్లా మనస్తత్వం పరంగా అలా ఉన్నారో ఏంటో తెలీదు కానీ, పెట్టిందేదైనా సరే! అందులో చాలా చూసీగా ఉంటారు. దీంట్లో ఇది కావాలి. అది కావాలి అని చెప్పేసి.
హుహు. హ్మ్. అవును. అంటే ఏ పేరెంట్స్ స్టై స్టైల్ పేరెంటింగ్ స్టైల్ బెటరంటారూ? అంటే ఇప్పుడు మీరు పెరిగిన పద్ధతి బెటరా?
పాతకాలమే అండి. పాతకాలమే బెటరండి. ఎందుకంటే ఆహ్, అందులో ఆ పెంపకంలో ఒక భయముంటది. ఆ భయంతో అన్నా పిల్లలు ఒక లైన్‌లో ఉంటారు. ఒక క్రమశిక్షణతో ఉంటారు. కానీ ఈ కాలం పిల్లలకీ ఆ పిల్లల్ని చూసి మేమే భయపడుతున్నాం! <chuckles> ఈ పిల్లలు భయపడడం కాదు!
హ్మ్. అంటే ఇప్పుడూ ఆహ్, ఆ పద్ధతి కరెక్ట్ అంటున్నారు ఓకె. ఇప్పుడు మీరు, మీరు చదువుకున్నారు కదా!...
అవునండి. హ్మ్. హ్మ్.
మీ నిర్ణయం మీరు తీసుకున్నారా? అంటే మీ చదువవ్వచ్చు లేదా, మీ మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా కానీ, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలిగారా?
హ్మ్. అవునండి. అవును. ఆ! నేనే తీసుకున్నాను. కాకపోతే డిసిషన్ పెద్ద వాళ్ళది. అంటే వాళ్ళాతో డిస్కస్ చేసి ఏదైనా కూడా వాళ్ళా, ఓకె, అంటేనే ఆహ్, ముందుకు కదలడం. లేదంటే లేదు.
మీరే తీసుకున్నారా? ఓహ్! అయితే మీ పేరెంట్స్ ఉన్నందుకు మీరు చాలా లక్కీ. యాక్చువల్లీ ఈ పేరెంటింగ్ స్టైలూ ఎలా అయిందీ అనంటే ఒకప్పుడూ ఆహ్, పేరెంట్స్ అందరూ ఆ భయమనేది ఎక్కువ పెట్టేసేవాళ్ళు. అంటే భయమనేది 70 పర్సెంట్ ఉండేదీ.
హ్మ్. హ్మ్. హ్మ్
ఆ! భయం వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకో ఆహ్, తీసుకునే ఛాన్స్ ఉండక ఒక స్టేజ్‌కి వచ్చేసరికి వాళ్ళు స్ట్రెస్ గాని లేదా ఆ క్రిమినల్‌స్ లాగా‌న్ని తయారయ్యారనమాట చాలా వరకు. ఈ పేరెంటింగ్ స్టైల్ ఏమైందంటే పిల్లలకి కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునే విధంగా. అంటే కొంచెం అది ఇ ఇందులో ఉన్నాయి ఫాల్ట్‌స్ అందులోనూ ఉన్నాయి అందులో మంచి ఉంది ఇందులోనూ కొన్ని
హ్మ్. హ్మ్. <chuckles> అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఏదైనా కూడా అతి అనేది మంచిది కాదు. ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం మంచిది కాదు. ఎక్కువగా బాగా కట్టడి చేయడం కూడా మంచిది కాదు.
అవును పాయిం‌టే. మం‌చే బాగా చెప్పారు. వాస్తవం అది.
హ్మ్. అవునండి. అవును. అయితే మా పాప విషయానికి వస్తే మేము మాకు ఫస్ట్ పాప అనమాట. పాప విషయానికి వస్తే మేము అన్నీ తనకి ఒక ఆర్డర్‌లోనే చేసుకుంటూ వెళ్ళాము అందుకని ఎందు‌ల్ ఎందుకంటే, మాకు తను ఫస్ట్ చైల్డ్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా మేము చాలా చూజ్ చేసుకొని చూజ్ చేసుకొని డిసిషన్‌స్ తీసుకునేవాళ్ళం తనకి ఏదైనా కూడా.
అంటే మీరు హ్మ్. అవును. అంటే కొంచెం గారాబం.
గారాబం అని కాదు. ఆ! అంటే తనకి ఏదైనా బట్టలు కొనాలన్నా కూడా చాలా చూజ్ చేస్తాము. తనకి పెట్టే ఫుడ్ అయినా కూడా చాలా చూజ్ చేస్తాము. తనకి ఆడుకునే ఆట అయినా కూడా ఇప్పుడు తను స్పోర్ట్‌స్‌లో ఉంది మ్యూజిక్ లెర్నింగ్‌లో ఉంది. అన్న‌టి‌లో ఉంది. ఆ ఏదైనా సరే బాగా ఆలోచించి తనకు ఏదైతే నప్పుతుంది అట్లా ఆలోచించి చేశామనమాట. తను కూడా మేము అనుకున్నట్టుగా‌నే ఏం పుట్టిన దగ్గర నుండి కొంచెం ఇంగ్లీష్‌లోనే ఎక్కువ మాట్లాడడం కానివ్వండి తెలుగు వస్తుంది కాకపోతే ఆహ్, తను ఎంత ఇంగ్లీష్ మాట్లాడేదంటే మా మా ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఇన్ని పదాలు వాడరేమో ఆవలింతలకి కూడా ఆవలింతకి కూడా ఆ ఇంగ్లీష్ పదం తెలుసు తనకి ఆ ఏజ్‌లో మూ ఆ థర్డ్ 3 ఇయర్‌స్ ఆ టైంలో.
హ్మ్. హ్మ్. వావ్! <chuckles> హ్మ్. అయ్యో! ఓహ్! అవునా! అయితే మీ పాప దగ్గర క్లాస్ తీసుకోవాలి. <chuckles>
ఆ! అంతే ఇంగ్లీష్ ఆ! అంతే ఇం అవును అంత ఇంగ్లీష్ మాట్లాడేదండి. అంటే తను ఆహ్, అంత పార్టిక్యులర్‌గా ఉండేవాళ్ళం తన విషయంలో. మోరోవర్ తనకి ఏంటంటే కోవిడ్ టైమ్‌లో ఫుల్ లాక్డౌన్ కదా! ఆ! లాక్డౌన్ టైమ్‌లో ఫుల్ ఇండోర్‌స్‌లోనే ఉండేవాళ్ళము. ఆహ్, తనతో ఎట్లా ఎంగేజ్ చేయాలి తెలియక నేను ఏం చేసేదాన్ని అంటే నేను ఏ పని ఎక్కువగా ఫోన్ టీవీ చూ‌యిం చూయించాల్సి వస్తుందేమో అని చెప్పి టీవీ చూసింది ఫోన్ అలవాటు లేదు కానీ టీవీ అయితే బాగానే చూసింది ఆ! వ
హ్మ్. అవునవును. హ్మ్. అంటే టీవీ చూడ్డం పెద్ద తప్పేం కాదనుకుంటా? మనం కూడా చిన్నప్పుడు బానే చూసేవాళ్ళం కదా! టీవీ ఆ!
హ్మ్. అవును. అవునండి. పెప్ప పిగ్ అని మాష అండ్ బేర్ అని చాలానే చూస్తూ ఉండేది తనతో పాటు నేను కూడా చూసి చూసి అట్నే గంటలు గంటలు కూర్చుండిపోతాను నాకు అలవాటు అయిపోయినాయి ఆ షోస్. అయితే హ్మ్. హ్మ్.
హ్మ్. <chuckles> ఆ! అంటే ఏం చేవాళ్ళు? మీరు మీ పాపతో కలిసి?
ఆ! ఆ! పాపతో గలిసి ఆహ్, టీవీ షోసె చూస్తుండేదాన్నండి. కార్టూన్ షోసు దానితో కలిసి. అంతా అలవాటు అయిపోయాయి నాకు. ఆ! అన్ తర్వాత ఇగా ఇ ఇట్లా, ఇట్లా కాసేపు ఇద్దరం గా ఏది చేసినా ఇద్దరం గలిసి చేసేవాళ్ళం. మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోము చేసుకునేవాళ్ళు తను టెక్కి. ఆహ్, హ్మ్. ఆహ్, సో, మేమిద్దరమేమో ఏది చేసినా కలిసి చేసేవాళ్ళం. ఇంట్లో పని గానివ్వండి, ఇప్పుడు ఇంట్లో నేను వంట చేస్తున్నాను అనుకోండి, తను తాలింపు కోసం ఎల్లిపాయలు దంచడము. ఆహ్ <chuckles>
అయ్యో! <chuckles> ఆ! ఓకే. అబ్బా! ఎంతా మంచి హస్బండ్‌ని <chuckles> కొట్టేసారు మీరు. ఎంత చక్కగా అలానే ఉండాలి ఈ జనరేషను.
<chuckles> ఆ!
అలానే ఉండాలి. అలా లేకపోతే కష్టమవుతుంది.
అవునండి. అయితే ఆహ్, ఇగ, మా పాప ఏంటంటే ఇగ తనతో నేను అన్ ఆహ్, తనతో ఇన్ తనని ఇన్వాల్వ్ చేసేదాన్ని అన్ని పనుల్లో గూడా.
అచ్చా. పనులు నేర్చుకోవడానికి తనని గూడా ఎంగేజ్ చేసేవాళ్ళనమాట.
ఆ! ఆ! ఎంగేజ్ చేసే దాన్ని. ఆ లేదంటే మళ్ళీ ఫోన్ అడిగిద్ది, ఊరికే టీవీనే చూస్తూ కూర్చుంటుంది అని చెప్పి ఆహ్, బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడు తను గూడా తీసి వాషింగ్ మిషన్‌లో వేసేది, ఆహ్, నేను ఇల్లు ఉడిచేటప్పుడు తనూ చెత్త ఎత్తే చాటా పట్టుకోవడము. ఇట్లంతా అన్నీ తను ఇన్వాల్వ్ అయిపోయి ఉండేదనమాట. ఆహ్, నో ఫర్
అవునవునవును. చాలా మంచి పని చేశారు. అంటే ఇప్పుడు కూడా చూస్తుందా? తగ్గిపోయిందా? అంటే అప్పుడు కోవిడ్ టైమ్‌లో టీవీ చూసేది అని చెప్పారు కదా! ఇప్పుడు‌క్కూడా అలానే చూస్తుందా? కొంచెం రెడ్యూస్ అయిందా? ఏమన్నా తగ్గిందా?
అవును. అవును. టీవీ... టీవీ చూడ్డానికి యాక్చువల్‌గా తనకంత టైమ్ ఉండదు. తనూ చెప్పా కదా! స్పోర్ట్స్‌లో ఉంది, మ్యూజిక్‌లో ఉంది అని చెప్పేసి. స్కూల్ నుండి రాగానే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి తనకి. టీవీ చూడడం అంటే చాలా ఇష్టం వదిలేస్తే గంటలు గంటలు చూసేసిద్ది. వీకెండ్స్‌లో మొత్తం టీవీ, మూవీసు
ఓహ్! అంటే పాపం టైమ్ ఉండక చూడట్లేదా అయితే ఇప్పుడు!
టైమ్ ఉండక చూడట్లేదు. ఇక మేము అట్లా ఇన్వాల్వ్ చేసేసాం కదా! సో <chuckles>
అయ్యో! కానీ అది దారుణం అండి. అప్పుడప్పుడన్నా అలో చేయండి. డైలీ ఒక హాఫ్ ఏన్ అవర్ అయినా.
ఆ! ఆ! చూస్తుంది. డైలీ చూస్తది. ఆ! హాఫ్ ఏన్ అవర్ ఏంటి 1, 2 అవర్స్ చూస్తది. కాకపోతే తనకున్న పనుల వల్ల లిమిట్ అయిపోతుందనమాట. ఇగ ఆ విధంగా కొంచెం స్క్రీన్ టైమ్ అనేది తనది తగ్గిపోతుంది. కానీ బాబు వచ్చేసరికి మేము మేనేజ్ చేయలేకపోయేవాళ్ళం. ఇద్దరిని ఆహ్, మొత్తం పాపకి టైమ్ కేటాయించడం
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అందుకని వీడికలవాటు చేసేసారా ఫోను?
ఇగ తప్పలేదు ఆ టైమ్‌లో ఇద్దరం వర్క్ చేస్తున్నాము, ఆహ్, ఫోన్ యాక్చువల్‌గా వాడు ఫస్ట్ వద్దనేవాడు, చూడకపోయేవాడు, ఎక్కువ పరిగెత్తేవాడు. బాబు గదా! కొంచెము ఎక్కువ మోటార్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. మేము పట్టుకోలేకపోయేవాళ్లం. <giggles> మీ పాప అంత సైలెంట్‌గా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవడం అలా చేసేవాడు కాదు. ఆహ్, ఇటూ, అటు ఉరుకుతుండేవాడు, నడుస్తుండేవాడు. ఏది తీసుకొని నెత్తి నెత్తె‌సుకుంటాడో అని మా భయం. ఇగ అట్లా ఓహ్! అట్లా వాడిని మేనేజ్ చేయలేక మామ్ మా పనులు పక్కన్నే ఉంటాయి. పనులు కంప్లీట్ చేసుకోలేక, ఇగ తప్పక వాడికి బలవంత్తంగా ఫోన్ అలవాటు చేసినం. లేకపోతే పాపం వాడు ఫోన్
అయ్యా! హ్మ్. హుహుహు. అవునవును. ఎనర్జీ ఎక్కువుంటది. హ్మ్. <chuckles> అయ్యా! <giggles> ఇప్పుడు తగ్గిచ్చారా మరి? అలవాటు చేస్తే చేసారు. ఇప్పుడు ఓకేనా? లేదా అలానే కంటిన్యూ అవుతు ఉందా?
ఏయ్ ఇప్పుడు ఫోన్ ట్యాబ్ వచ్చిందండి. ట్యాబ్ చూస్తున్నాడు. <laughs> అయి అయితే హ్మ్.
హ్మ్? అయ్యో! ఏదైతే ఏమండి ఓకే. అంటే అప్పుడప్పుడు ఇవ్వడంలో తప్పులేదు. బట్ ఎక్కువ సేపు ఇస్తే వాళ్ళ హెల్త్‌కి మంచిది కాదు కదా! మరి వాటి కోసం ఏమన్నా, తగ్గించడానికి ఏమన్నా పద్ధతులు చూస్తున్నారా?
ఆ! కరెక్ట్. ఆ! అంటే ఫోన్ ఆ! ట్యాబ్‌లో ఏం, ఏం ఇన్‌స్టాల్ చేశామంటే ఓన్లీ లెర్నింగ్ కైండ్ ఆఫ్ యాప్స్ అలా ఇన్‌స్టాల్ చేశామండి. ఏబీసీడీ‌లు నేర్చుకోవడము, ట్రేసింగు అట్లాంటివి, కలరింగ్ ఇట్లాంటివి. ఇన్‌స్టాల్ చేశాము. ఆ!
అచ్చా. ఓకే. ఇక్కడ గూడా కొంచెం టెక్నాలజీ వాడారనమాట ఇద్దరు టెక్కీస్ <chuckles> పిల్లాడికి.
ఆ! <giggles> అవునండి. అంట్ ఆ! వాడంతట వాడు తెలీకుండా ఏదైనా ఇన్‌స్టాల్ చేయడానికి చూసినా గూడా అది ఇన్‌స్టాల్ అవ్వదు. మాకు మెసేజ్ వస్తది. ఇన్‌స్టాల్ చేయాలా? వద్దా? అన్నట్టుగా మేము అలో చేస్తేనే అది ఇన్‌స్టాల్ అయితదనమాట. సో, అలా చేశాము. కాకపోతే ఎక్కువసేపు గూడా వాడు వ వాడికి ఏదైనా లాజిక్ అర్థమైపోయిందంటే దాన్ని పక్కన పడేస్తాడు. ఇగ ఆ ట్యాబ్‌లో ఆ గేమ్‌లో వాడికి ఏదైనా లాజిక్ అర్థమైంది అంటే దాన్ని పక్కన పడేసేవాడు. అనమాట. ఇంకా టీవీ చూస్తే <chuckles> ఆహ్, ఇగ మేము తర్వాత మేము మళ్ళీ చూస్ చేసుకోవాలి వేరే గేమ్ ఏముంది? నేర్చుకునే విధంగా వేరే గేమ్ ఏముంది అని చూస్ చేసుకుంటూ ఉండాలి.
కానీ మంచి పద్ధతే అది కూడా. అంటే ఇప్పుడు నాకు ఒక డవుట్ వచ్చింది. ఇప్పుడు ఓహ్! ఓకే. ఆహ్, వాడు తెలివైన వాడు మీకంటే. అంటే ఇప్పుడు హ్మ్. కానీ అది చాలా మంచి పద్ధతి కదా! అంటే వాడికి ఎంటర్‌టైన్‌మెంటూ వస్తుంది, అలాగే కొంచెం ఆహ్, లెర్నింగ్ కూడా అవుతుంది. ఆ స్టేజ్‌లో. ఇప్పుడూ ఆహ్, చిన్నపిల్లలందరికీ వాట్సాప్ గ్రూప్‌లు, స్కూల్‌లోనే వాట్సాప్ గ్రూప్‌లూ, అట్లా సమ్‌థింగ్ మెసేజెస్ ఇలా పంపుతున్నారు కదా! మరి మీ పాప కూడా అలానే వాట్సాప్‌ని ఫాలో అప్ చేస్తూ ఉంటుందా మెసేజెస్ కోసమని? లేదా వేరే, వేరే వాటి కోసమని అంటే వస్తుందా ఆ పిల్లకీ వాడడం?
హ్మ్. అవును. అవునండి. అవును. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! రాదండి! తనకు తెలీదు. అసలు వాట్సాప్పు, మెసేజ్‌లూ ఇవన్నీ ఇంకా తెలీదూ!
ఓహ్! అయితే పర్లేదు మంచిదే. మీరు హ్మ్. మంచి వేలో తీసుకెళ్తున్నారైతే ఇద్దరు పిల్లల్ని. ఎ ఎందుకంటే చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. వాళ్ళేంటంటే ఆహ్, ఒక 6 ఇయర్స్ ఉంటారేమో, వాట్సాప్ చాటింగ్ చేసేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్‌తోని. అబ్బా! ఏం ఎదికిపోయారు రా! మీరు పిల్లలూ" అనుకుంటున్నా! నేనైతే మొన్న! నిజమండి! <chuckles> నిజం. నేను చూసాను! నేనైతే షాక్ మరీ ఈ విధంగా ఫోన్ యూస్ చేస్తే
ఆ! హ్మ్. ఆ! ఓహ్! <laughs> అమ్మో! ఇంకా తెలియదండీ తనకి. <chuckles> హ్మ్. చాటింగ్ ఎలా చేస్తున్నారు అంత చిన్న పిల్లలూ? చాటింగ్ అంతా వచ్చేస్తుందా వాళ్ళకీ?
ఈ రోజుల్లో చిన్న పిల్లలు మనకంటే తెలివిగానె ఉన్నారు కదండీ! ఎక్కడున్నారు మీరు?
అమ్మా! ఆ!
మనకసలు ఏమి రావు. ఈ వయసు వచ్చిన గాని! వాళ్ళు ఫోన్ ఉంటే చాలు. వాళ్ళకన్నీ చేసేస్తారు! అన్నీ వచ్చేస్తాయి!
అం అమ్మో! <laughs> ఆ! అయితే, మన జనరేషనే చాలా లక్కీ జనరేషన్ అండి!
చా అవునండి. అవును. నిజమే! ఆహ్, కానీ చాలా చక్కగా చెప్పారూ. ఈ ఫోన్స్‌కి, ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి ఎంత దూరంగా పెట్టాలి పిల్లల్ని. అలాగే, వాటిని యూస్ చేసుకొని వాళ్ళకీ ఏ విధంగా ఆహ్, పాఠాలు నేర్పించాలి అనేది, మీ పెంపకం గురించి కానీ, ఇదంతా చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం.
హ్మ్. ధన్యవాదాలు. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం.
ధన్యవాదాలు.